ఇప్పుడు చూసుకుంటే, పెద్దవాళ్ళ నించి, పిల్లల నించి, పెద్దవాళ్ళ వరకి, ఏదో ఒకటి స్ట్రెస్ అని, ప్రెజర్ అని, ఒత్తిడి, ఇవి చెప్తూనే ఉంటారు. రోజూ అది, ఇది అవుతున్నాయని. ఈ స్ట్రెస్‌ని వొ ఎ తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయా?
స్ట్రెస్ అంటే, నిజవేనండి. ఇప్పుడు ప చిన్న పిల్లలవ్వచ్చు, పెద్దవాళ్ళవ్వచ్చు. ఒక వ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి, ఆహ్, ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి, వాళ్ళకి తగ్గ స్ట్రెస్సుంటుంది. అలాగే, ముఖ్యంగా ఈ జాబులు చేసిన వా వాళ్ళకి గానీ, అలాంటి వాళ్ళకి లేదా ఈ జ ఎగ్జామ్ టెన్షన్స్ గాని, ఆటిలినెక్కువగా ఒత్తిడి జరుగుతూ ఉంటది మన మీదకి. ఆహ్, ఇప్పుడు నా వరకు తీసుకున్నట్టయితే, నాకు బ్యాంకింగ్ సెక్టార్‌లో, నేను జాబ్ చేస్తనాను. సో, హ్మ్. సేల్స్ మేనేజర్ కాబట్టి, ఆటోమేటిక్‌గా నాకు సేల్స్ టార్గెట్స్ గాని, లేదంటే వచ్చిన ఆల్రెడీ నాకున్న లీడ్స్‌ని కన్వర్ట్ చేయడం గాని, ఎ కస్టమర్స్‌తో డిస్కస్ చేయడం గాని, లేదంటే నాయ్ నా ఎగ్జిక్యూటివ్స్, నా అండర్‌లో ఉన్న వాళ్ళందరిని రోజూ హడల్ మీటింగ్స్ పెట్టడం, వాళ్ళకన్నీ క ఎక్స్‌ప్లెయిన్ చేయడం, నిన్నేం చేసారన
హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఓకే. వామ్మో! ఇవన్నీ, చాలా అంటే చాలా కష్టము. మీరు చెప్తుంటేనే నాకర్థమవుతుంది ఎంత కష్టమో ఈ పని.
యో, చాలా కష్టవండి. ఎలా ఉంటుందంటే వర్క్ మాది, ఫస్టు పోయింట్ ఫస్టు స్టేజులోని ఆహ్, ఎగ్జిక్యూటివ్సుంటారు కదా మా అండర్‌లో, వాళ్ళందరినీ మార్కెట్‌ లోకి పంపుతాం.
హ్మ్. హ్మ్. ఆ!
ఎళ్లి ఏమైనా లీడ్స్ క్రియేట్ చేయండి అని. వాళ్ళు పొరపాటుముల్
ఓకే. ఇప్పుడు వాళ్ళకంత ఐడియా లేకపోతే మళ్ళీ వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లేన్ చేయాలి. ఇలా చేయాలి, అది చేయాలి అని చెప్పి. ఇప్పుడు
ఖచ్చితంగా వాళ్ళు ఎలాగో కొత్తవాళ్ళే అయ్యుంటారు వాళ్ళు. సో. వాళ్ళ
అవును. మీరు కొంచెం హయ్యర్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి మీరే వాళ్ళ గురించి టేక్ కేర్ తీసుకొని, మీరే చూసుకుంటారా?
కంపల్సరీ తీసుకోవాలి. ప్రతి దానికి తీసుకోవాలి. వాళ్ళెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆహ్, ఈరోజు ఏండి? ఎవరినైనా కలిసారని. వాళ్ళుగాని ఎక్స్‌ప్లేన్ చేయకపోతే మనమే. ఇంకోటి ఏంటి ఎలాగుంటదంటేనండి మన రో నా రోల్‌కి వచ్చేసరికి, ఆహ్, ఇదొక మీ మీడియం రైల్ మిడిల్‌గా ఉంటదనమాట. నా అండర్‍లో ఉన్నోళ్ళందరికీ బాధ్యత నాదే. అలాగే వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేయకపోతే ఎక్కువ ప్రెషర్ పడిపోయేది నాకే. ఎందుకంటే నా నా
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. వామ్మో! వాళ్ళు మంచి చేసినా సరే మీకే పేరొస్తుంది. చెడు చేసినా సరే మీకే పేరొస్తుంది.
ఖచ్చితంగా. ఎందుకంటే మా బాస్ నా మీద పడిపోతారు. ఎందుకంటే ఆయన, ఆయన వాళ్ళందరిని అడగరు. నన్ను అడుగుతారు. నీ టార్గెట్ ఎంత? నువ్వేం చేసావు అని. సో, నేను వాళ్ళ చెయ్యపోయిన నేను కొంచెం సాఫ్ట్‌గా ఉంటాన్నమాట. అంటే మరీ అంత రాష్ అయిపోను వాళ్ళతోని.
వామ్మో! హ్మ్. అవును. హ్మ్. ఆ ప్రెజరనేది మీరు వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు. "మనకంటే ఎక్కువ పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నాడు." అన్న వాళ్ళు తప్పుగా అనుకునే ఉద్దేశం కూడా ఉంటుంది. మీ గురించి అవకాశం ఉంటుంది.
ఆహ్, అలా కాదు ఇది అది. ఖచ్చితంగా అదే కదండీ వాళ్ళకేంటంటే వాళ్ళకర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ నాకైపోతుంది, నన్ను తిడుతున్నారు కాబట్టి మీ మీద మీకు చూపిస్తున్నానన్నా వాళ్ళకర్థం కాదు. ఏంటంటే నీకేముంది ఆఫీస్‌లో ఉంటాం. మాకు రోడ్డు మీద తిరిగినోడికి తెలుస్తుంది బాధ అన్నట్టుంటుంది వాళ్ళకి. సో, ఆ ఒకల్ కానీ చాలా కష్టమండిప్పుడు ఒక సేల్ చేయాలి అంటే అది చాలా కష్టం. ఇప్పుడు ఆ లీడ్స్‌ని కన్వర్ట్ చేయడం గాని, లీడ్స్ తేవడం కాని, తర్వాత లాగిన్ అయ్యాలి. లాగిన్ తర్వాత దాన్ని క్రెడిట్ మేనేజర్స్ కానీ వాళ్ళకి తీసుకెళ్తాం. వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి కస్టమర్‍ని కలిసి వాళ్ళు మాట్లాడుతారు. మనం కస్టమర్‍కి ముందే గైడెన్స్ ఇవ్వాలి ఎలా మాట్లాడాలి? ఏం చెయ్యాలి? అ
హ్మ్. అవును. అవును. నిజంగా అవును. హ్మ్. ఓకే. వామ్మో! మీరు చెప్తుంటేనే నాకు భయమవుతుందండి ఇన్ని ఉంటాయా అని.
యాక్చువల్లి ఫస్ట్ నాకు తెలీదండి ఇన్నుంటాయని. అందుకే జాయిన్ అయిపోయాను. బట్
ఓయ్ అసలు నాకు చెపు మీరు చెప్తుంటేనే నాకు స్ట్రె స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నానేను. మీరు చేసేవాళ్ళు ఇంకెంత ఒత్తిడిగా ఉంటారో నేనర్థం చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఒత్ ఒత్తిడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి మీరు మామూలుగా బయట నుంచి చూసే వాళ్ళకి బ్యాంక్ జాబ్ అంటే ఎలా ఉంటుంది. ఆ వాళ్ళకే ఏసీ కింద కూర్చుంటారు. ఆ వచ్చే నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ కౌంటర్ నెక్స్ట్ కౌంటర్ అని సినిమాల్లో చూపించినట్టు <chuckles> అంతా అనుకుంటారు. బట్ అసలలగుండదండి. ఎక్కడో ఎస్‌బీఐలో ఉండొచ్చేమో మేబీ గవర్నమెంట్ ఎంప్లాయీసైతే. ప్రైవేట్ ఎంప్లాయీస్‍కైతే ఎంత దారుణంగా ఉంటుందంటే సిట్యుయేషన్ ఏసీ కిందనే ఉన్న చెమటలు పట్టేస్తాయి మాకు. అంత దారుణంగా ఉంటది ప్రెషర్. అంటే ఆ మంత్ స్టార్టింగ్‌లో నేమో లాగిన్స్ కావాలంటారు. మంత్ ఎండ్‌ లోనేమో డిస్బర్స్‌మెంట్ ఉండాలంటారు. డిస్బర్స్‌మెంట్ అంటే ఆహ్, ఒక అమౌంట్ లోన్‌కి వచ్చారనుకోండి, ఆ లోన్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడంమాట.
విశాలంగా ఉంటారు. ఏసీలో కూర్చుంటారు. <chuckles> అవును. హ్మ్. హ్మ్. హ్మ్. వామ్మో! ఓకే. ఓకే. ఓకే. మరి ఇంత ఒత్తిడిలో మీరు ఉ కొన్నిసార్లు ఏంటంటే, ఏదో ఒక సమయంలో మీకింక ఆ స్ట్రెస్సు ప్రెజర్ బాగా ఫీలైపోయి, కంట్రోల్ చేసుకోలేని సమయాలు కూడా వచ్చింటాయి కదా! అలాంటి సమయంలో మీ కింద వర్క్ చేసి, మీరు ఎవరైతే చెక్ చేస్తారో, వాళ్ళ మీద అరిచిన సమయాలు ఎప్పుడైనా ఉన్నాయా?
సో, అందులో ఆ! ఉంటాయండి. అంటే కొంచెం నాకు ఎలా ఉంటుందంటే, నేను అర్థం చేసుకోగలను అవతల వాళ్ళని. కాకపోతే కొన్ని, కొన్ని సార్లు నాకు కొంచెం షార్ట్ టెంపర్ టైప్‌లో ఉంటది మాట. ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ ఇచ్చేస్తాను. ఆ!
హ్మ్. ఆ ఎవరికైనా, ఎంతైనా, ఒ ఎవరైనా, ఎంత ఓపిక పట్టగలుగుతారండి. ఇక చూపియాల్సిందే మీ మీద కూడా స్ట్రెస్ ఉంది కదా! ఒక సైడ్ నుంచి.
ఆ! ఆ! ఆ టైమ్‌లో కొంచెం బర్స్ట్ అయిపోతుంటాను. అంటే తిట్టను గాని, కొంచెం చిరాకు పడినట్టు మాట్లాడేస్తాను. మీకు చెప్పాను, అప్పటికి నా మాట ఇనరు, నా మాట ఇనకపోతే ఇలాగే ఉంటది మీకు. అది ఇద్ అలా మాట్లాడేస్తుంటాను మాట. బట్ అండ్ మి
ఆ! ఓకే. తర్వాత సారీ చెప్తారా? మొత్తం సా అది అంత క్లియర్ అయిపోయాక?
అహా, సో సోరి అంటే అక్కడ మన జాబ్ మనం చేస్తామండి. సోరి దాకా ఎల్లదు గాని, కానీ అర్థమయ్యేలా ప పిలుస్తాను, పిలిసి అది కాదు
హుహు. అంటే, కొంతమంది ఏంటంటే, బాగా స్ట్రెస్‌లో ఉండిపోయి, వర్క్ ప్రెజర్‍లో ఉండిపోయి, బాగా అరిచేస్తుంటారు. వాళ్ళ కింద వర్క్ చేసే, వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా సరే, కింద ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ ప్రెజర్ రావడం వల్ల, అలా కోపంలో వాళ్ళ మీద కోప్పడిపోయి, అందరి ముందు అరవడం వల్ల, మళ్ళీ కొంచెం మనసులో ఏదో ఒక ఫీలింగ్ అనిపించి, సారీ అని చెప్తా ఉంటారు కదా! అలా.
యాక్చువల్లీ కొన్ని సాల్లలాగే అవుతుందండి. కొన్నీ, కొన్ని కొన్ని ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఒకసారి మా, మా ఫ్రెండ్‌కి, ఆహ్, యాక్చువల్ తనే చెప్పాడు నాకు, ఫస్ట్ ఇక్కడ రిఫర్ చేశాడు. "అన్నయ్య పలాన దగ్గర జాబుందంట. ఒకసారెళ్లి ట్రై చేస్తావా?" అనేసి. నేనెళ్ళాను. అక్కడ జాబ్‌లో సెలెక్టయ్యాను. నాకు జాబొచ్చింది. నేనయ్యిన తర్వాతేంటంటే, నా అండర్‌లో కొంతమంది వర్కూకి ఎవరినైనా కుర్రోళ్ళని తీసుకోమన్నారు. సో, ఆ టైమ్‌లో నేను, ఎవరైతే నాకు సజెస్ట్ చేశాడో తననే తీసేసుకున్నాను. నువ్వు ఒచ్చేయి నా దగ్గరికి అనేసి. అలాగే తనా ఆహ్, కజినుంకో అబ్బాయి ఉన్నాడనమాట. తనవి త కొన్ని నెలల తర్వాత తను చెప్పాడు. అన్నయ్య తను కూడా మా ఊరే యు తీసుకురమ్మంటావా అంటే, సరే తీసుకొచ్చెయి, నేను చూసుకుంటాలే అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తను మంచోడే. బా మాట్లాడుతాడు, అంతా బావుంది. ఒకసారి నేను లాగిన్‍‌కెళ్ళమని చెప్తేనేంచి, ఆడెక్కడికో ఆడుకోడానికెళ్ళిపోయాడు. యెళ్ళిపో ఆడుకోడానికంటే, ఎక్కడో తిరుక్కోడానికెళ్ళిపోయాడు. యెళ్ళిపోయి ఫోన్ జేసి, నేనడిగాను. "యెళ్ళావా అంటేనేంచి?" "ఆ! అన్నయ్య నేను కస్టమర్ దగ్గరికెళ్ళిపోయాను ఆల్రెడీ, కానీ ఆయన లేరు బయటికెళ్ళిపోయారు" అన్ నేను ఓకే అనేశాను. ఫస్టు నమ్ముతాం గదా అని నమ్మేశాను. ఆఫ్టర్‌నూన్ కాల్ చేశా. ఆఫ్టర్‌నూన్ కాల్ చేసిన తర్వాతా, ఆహ్, మళ్ళీ కాల్ చేశాను లిఫ్ట్ చెయలేదు అయిదన్ నాకెందుకో డౌటొచ్చిందండి. 1 ఆర్ 2 అయిపోతంది. మార్నింగ్ చెప్పాను. ఇ ఈ ఈవెనింగ్ ఆల్మోస్ట్ 3, 4 అయిపోత్
హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకె. ఓకే. ఓకే. హ్మ్. అయ్యో! అయ్యో! హ్మ్. హ్మ్. ఓకే. అప్పటివరికి చెయ్యలేదు ఇంక వర్క్.
చెయ్యలేదూ. అడుగుతుంటనేంచి నే కొంచెం లాంగ్‌లో ఉన్నాను. ఆయన కాల్ లిఫ్ట్ చెయట్లేదు అన్ డౌటొచ్చింది. సిస్టమ్‌లో తీసి అవతలాయన నంబర్ తీశాను. తీసి కాల్ చేశాను. చేసి, ఆయన వెంటనే లిఫ్ట్ చేసేశారు ఫోను. లిఫ్ట్ చేస్తే సా "నేనిలా పలాప్ బ్యాంక్ నుండి చేస్తన్నానండీ, మా వాళ్ళెవరైనా ఒచ్చారా?" అంటే, లేదండి. ఎవరు కాల్ చేయలేదో. <chuckles> నాకు బొ కోపమొచ్చింది కదండీ. వెంటనే "ఆ! ఓకే సార్. అయితే, నేను పంపుతున్నాను మా అబ్బాయి మా కుర్రోడిని, కొంచూడండి" అది ఇది అని చెప్పి కట్ చేశా. కట్ చేసి, మావోడికి కాల్ చేశాను. చేసి, "ఆ! ఏం చేస్తన్నా ఆహ్, ఎక్కడున్నావు నువ్వు" అని అడిగాను. అంటే నేజె "ఆ! కస్టమర్ దగ్గరా పక్కనే ఉన్నాను. కాకపోతే నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు." నాకొచ్చిందండి కోపం. నువ్వు నాకు క్లారిటీగా పలానా వర్కుంది, యెళ్ళిపోతాను అన్నా నేను ఏమీ అనను నిన్ను, నాకు అర్థం చేసుకోగలను, కానీ నువ్విలాంటి అబద్దాలాడావు చూడు, నాకు చాలా మండింది నీ మీద అని చెప్పి, ఆ రోజంతా మాట్లాడడం మానేశాను. పాపం ఆ! మళ్ళీ మేము నైట్ టీ షాప్ దగ్గర కలుస్తూ ఉంటాంమాట. మాట్లాడుకుంటా ఉంటాం. అక్కడకొచ్చాడు. ఒచ్చి నేను మొఖం తిప్పేశాను. మొఖం తీసి వేరే వాళ్ళతో మాట్లాడతంటే, సారీ, సారీ అనుకోనున్నాడు. మొఖం అలా పెట్టుకొని కూర్చున్నాడు. ఒక అరగంట తర్వాత మళ్ళీ సెట్టయిపోయానులేండి.
అయ్యో! ఓకే. ఆ! హ్మ్. ఓకే. అయ్యో! దొరికిపోయారు. <chuckles> హ్మ్. ఇగా ఎ తిట్టేశారా? <chuckles> హ్మ్. హ్మ్. అయ్యో! ఓకే. ఓకే. ఓకే. ఓకే. దాని తర్వాతయితే ఇంక సెట్టయిపోయారనమాట.
నాకు ఆ! అయిపోతానండి. నేను ఎక్కువ నాకు చెప్తున్నాను కదా! మాకు షార్ట్ టెంపర్ ఎంత స్పీడ్‌గా వచ్చేసి, ఎంత రియాక్ట్ అయిపోయి చాలా పెద్ద, పెద్ద అరుపులు అరిసేస్తాను. చాలా వేగంగా కంట్రోల్ అయిపోతాను మళ్ళీ. ఆ విషయం ఎక్కువ సేపు ఉండదు నాలోని. ఆ! తర్వాత
హ్మ్. హ్మ్. ఓకె. అలా చాలామంది ఉండాలండి. కొంతమంది ఏంటంటే కోపాన్ని అదే గ్రడ్జ్ లాగా పెట్టుకొని సంవత్సరాలు, సంవత్సరాలు దాకా మాట్లాడుకోకుండా ఉంటారు చాలామంది.
అయ్యో! నా తాత అస్సలు ఉండదండి. నాకు ఎలా ఉంటదంటే, కోపంలో మాత్రం దగ్గరలో ఎవరు ఉండరు. ఏంటే చాలా దారుణంగా రియాక్ట్ అయిపోతాను. వన్స్ వాళ్ళకి అర్థం అవుతది. ఓకె, కొ కోపం తగ్గినట్టు ఉంది మనోడికి అంటే ఆ!
హ్మ్. హ్మ్. వీడిని గెలకొద్దిప్పుడూ. ఆహ్, వేరే మూడ్‌లో ఉన్నాడు. మనం దూరంగా ఉంటే బెస్ట్ అన్నది.
ఆ! అది ఎక్కువ సేపు ఉండదు. మహా అయితే ఒక 1 హౌర్ ఎంతో ఉంటది. ఆ 1 హౌర్ తర్వాత మళ్ళీ ఆళ్ళతోనే భుజం మీద చేయ్యేసి మాట్లాడేస్తూ ఉంటాను. పైగా నాకు ఇంకోటి ఏంటంటే, ఫ్రెండ్స్‌తో నాకు గొడవ అయింది అనుకోండి, వన్స్ ఒక్కసారి గాని సారీ చెప్పుతున్నా లేదా, స్లాట్ ఔట్ అయిందా, ఆ టాపిక్ ఎత్తను కూడా ఎత్తను. అప్పుడు నువ్వు చేసావు కదా! అనోక టాపిక్ ఎత్తను.
అన్నారు. ఓకె. హుహు. అది చాలా మంచిదండి. అంటే కొంతమంది ఏంటంటే, గొడవలు ఆడుకు, ను మనం గొడవ ఆడుకుంటారు. మ తర్వాత కలిసిపోతారు. మళ్ళీ ఏదన్నా చిన్న ఇష్యూ రాంగానే అప్పుడు అలా జరిగింది. అప్పుడు కూడా అలానే చేసావు అని దెప్పుతారు కొన్ని వంద కొంతమంది
దెప్పుతారు. నాకస్సలు నచ్చదండి. అస్సలు నచ్చదు. ఏంటంటే, నీకు నచ్చలేదా జీవితంలో అంపై ఆ మనిషితో మాట్లాడకు, పట్టించుకోకు. కానీ వన్స్ నువ్వు కన్ఫర్మ్ అయింది. ఓకె, ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటే మాత్రం, ఆ టాపిక్ కూడా ఎత్తకూడదు జీవితంలో. నేనలా ఫాలో అవుతాను.
హుహుహు. అవును. అవును. మరీ ఆహ్, ఇన్ ఈ మీరు మార్నింగ్ నించి, సాయంత్రం వరకి వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తారు. అప్పుడు ఆ వర్క్ ప్రెషర్ అనేది మీ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా చూపిచారా మీరు?
అవును. ఆ! అస్సలు చూపించనండి. నాతో ఎలా ఉంటుందంటే వర్క్ వర్కే, ఫ్యామిలీ ఫ్యామిలీయే. తను ఏంది ఆహ్, అక్కడ వర్క్ చూసుకుంటాను, అక్కడ ప్రెషర్ ఉంటది. నాకు అక్కడ నుండి ఇంటికొచ్చే గ్యాప్‌లో ఉంటుంది కదా! ఆ టైమ్‌లో ఏవో ఆలోచించుకోవడం, లేదా తిట్టుకోవడం ఈ ఎవరో ఒకరిని తిట్టుకుంటూ ఉంటాను మనసులోనే. అలా, అలా, అలా అనుకోని ఇంటికొచ్చేస్తాను కదా! వన్స్ ఇంటికొచ్చిన తర్వాత మాత్రం మొత్తం మర్చిపోతాను. నాకు మ్యాక్సిమమ్ ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత, ఒకటి మా తమ్ముడితో కలిసి మేడమేకేళ్ళి మాట్లాడుకోవడం, ఏదో ఒకటి చేస్తాను. రెండోది కిందకి దిగిపోయి, సినిమా జూసుకుంటాను. ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేసుకుంటాను. డైలీ నైట్ నైట్ మూవీ చూస్తాను.
అబ్బా! సూపర్ అండి నిజంగా. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. ఓకే. సూపర్ అండి. అంటే హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఆహ్, ఎక్కడో వర్క్ తీసుకొచ్చి ఇప్పుడు పేరెంట్స్‌నైనా ఉదాహరణగా తీసుకుంటే, వాళ్ళు ప క కష్టపడిపోయి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసి వచ్చాక, అది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మీద చూపియడం ఇలా చాలా చేస్తూ ఉంటారు, వర్క్ ప్రెషర్‌లో కొంతమంది. అవును.
అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే, వర్క్ వర్కే వర్క్‌కి దీనికి సంబంధం లేదు. వక్కడ అక్కడది అక్కడ వదిలేయడమే. నెక్స్ట్ ఇంకోటి నేను, నేను గట్టిగా ఫిక్స్ అయ్యేది ఏంటంటే...
హ్మ్. ఓకె. హ్మ్.
ఆహ్, డబ్బులు ఇచ్చేది బ్యాంక్, డబ్బులు తీసుకునేది కస్టమర్. నా వర్కు వీళ్ళకి, వాళ్ళకి కనెక్ట్ చేయడం తప్ప నాకు సంబంధం లేదు. దానికోసం నేను ఎక్కువ ప్రెషర్ తీసేసుకొని, వీళ్ళ కోసం వాళ్ళ కోసం అంతా అసలేం ఉండదండి. <smacks lips> వర్క్‌లో ప్రెషర్ వేరు, మనం ప్రెషర్‌ని ఎక్కువ తీసేసుకోవడం వేరు. ఇప్పుడు వర్క్‌లో ప్రెషర్ ఉంటది. ఈరోజు ఈ పని చేయాలి. ఈ పని చేయకూడదు. ఈ ఒక లిమిట్ ఉంటది. కానీ, ప్రతీది నేనే తీసేసుకొని, అయ్యో! వాళ్ళకి లోన్ రాలేదు. అయ్యో! వీళ్ళు నన్ను తిట్టేస్తారు, వీళ్ళు అంతేమేం ఉండదు.
అవును. అవును. <chuckles> అవును. అవును. అవును. ఆ! కొంతమంది ఇది మనసుకు అర్తేసుకుంటారు. వాళ్ళ గురించి వ అయ్యో! వ వీళ్ళు బాధపడిపోవటం ఉంటుంది. ఆ ఎక్కడివో ఆలోచనలు తీసుకొచ్చి అలా చేసుంటే బాగుండేది, ఇలా అయ్యుంటే బాగుండేది. నేను చూసుకుంటాను అంటూ చెప్తా ఉంటారు చాలామంది. లేనిపోయిన తలనొప్పులన్నీ నెత్తి మీద యేసుకుంటారు.
బట్, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. యేసుకోకూడదండి. మనకి ఇప్పుడు ఒక మన ఇంట్లో ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మన ఫ్యామిలీకి గాని, లేదా మనకు తెలిసిన వాళ్ళకి గాని, మ వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందంటే మనం నిలబడాలి గానీ, ఈ కంపెనీలతో ఎలా ఉంటుందంటే, ఇది వాళ్ళు ఇవ్వాల్సినంత ప్రెషర్ ఇస్తారు. లాస్ చేసి బుజ్జగిస్తారు. ఏం పర్లేదు అనేసి. సో, అలాంటి వాళ్ళతో అస్సలు అంత వద్దు. నీకు ఎంతవరకైతే అంతవరకే, ఎంత వదిలతే అంతవరకే, నాకు ఎక్కువ ప్రెషర్ వచ్చిందనుకోండి ఎవ్వరి దగ్గర ఉండను. బయటికేళ్ళిపోతాను. ఒక్కడిని కూర్చొని, అలా ఆలోచించుకుంటాను కాసేపు. నా
హ్మ్. అవును. <chuckles> అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చాలామంది ఎంట ఇలా అంటూ ఉంటారు. బాగా స్ట్రెస్ ఉండి, అది తట్టుకోలేనంత స్ట్రెస్ ఉంటే ఆహ్, కొంచెం మెడిటేషన్ చేయడం కానివ్వండి, ఇలా ఇలా చేస్తే తగ్గుతుంది, లేకపోతే పడుకుంటే తగ్గుతుంది. స్ట్రెస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మెడిటేషన్ చేయడం, గాని పడుకోవడం, తినడము, వాటర్ తాగి కూల్ అవ్వడం ఇట్లాంటివి?
అడగండి. ఆహ్, హ్మ్, మెడిటేషన్ అంటే నేనేక్కువగా ట్రై చేయనండి మెడిషన్ మెడిటేషన్ అంత అంత ఐడియా లేదు నాకు. బట్, నేనేం చేస్తానంటే ఇప్పుడు పడుకోంకపోవడం అంటే, స్ట్రెస్ తగ్గడం కాదండి. ఆ పనిని వదిలేయడం. మళ్ళీ లెగిసిన తర్వాత స్టార్ట్ అయిపోద్దది.
ఓకే. <chuckles> <chuckles> ఓకే.
ఆ! ఆహ్, సొ, ఫస్ట్ ఆఫ్ అల్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏమి లేదండి. మన మటుకు మనం ఒక్క దగ్గరికెళ్ళి కూర్చోవాలి. మనలో మనం మాట్లాడుకోవాలి. అసలు దేనికి ఫీల్ అవుతున్నాం <smacks lips> అది బెస్టు మీకు ఎవరో, ఏదో చెప్పిన మనకి కొన్ని సార్లు నచ్చకపోవచ్చు. మనం ఉన్న సుచ్ వాళ్ళు మంచే చెప్తారు బట్, మనకు ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళది నచ్చదు. వాళ్ళ అడ్వాంటేజ్. సో, ఎవరిది వినకుండా, మామూలుగా మనం ఒంటరిగా కూర్చొని, మనలో మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి అసలు, ఏంటి ప్రాబ్లమ్, దేనికి నువ్వు వాళ్ళ ప్రాబ్లమ్ నువ్వెందుకు ఎక్కువ తీసేసుకుంటున్నావు, ఇంక లైట్ తీసుకో రేపు తెల్లారి మళ్ళీ నార్మల్ అలా, అలా, అలా, అలా, అలా కాసేపటికి మనకు ఎంత పెద్ద ప్రాబ్లమయినా చిన్నదిగా మారిపోద్ది. ఆ! అంతే కదా! దీనికెందుకు ఇంత ఫీల్ అయ్యానని, మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెనక్కి వెళ్ళిపోవడమే. అంతేగాని ఇప్పుడు దానికి ఒత్తిడి తీసేసుకొని, ఎదన నేను మెయిన్ ఏంటండి నిద్రపోయానా డెఫినిట్‌గా ఇంకా కొన్ని ఆ టై అది మర్చిపోతాను లెగిసినప్పుడు కాల్స్ ఉంటాయి. నాకు ఫోన్‌లో కంపల్సరీగా ఓ 10 కాల్సు.
ఓకే. సెల్ఫ్ రియలైజేషన్. అవును. ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హుహు. హ్మ్. <chuckles> ఓకే.
ఇంక డబల్ అయిపోద్ది వర్క్ నాకు.
ఆ! ఇప్పుడూ హ్మ్.
ఇంకా చెప్పాలంటే అండి, సినిమా డియేటర్‌కెళిపోతూ ఉంటానండి కొన్నిసార్లు నేను. అంటే ఆఫీ
అబ్బ! సినిమాలు చూడటం వల్ల ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ అనమాట. కొత్త స్టోరీ, కొత్త కథ ఇలా. మరీ
చాలా. ఆ! మూవీస్ చూసేటప్పుడు మాత్రం డెఫినిట్‌గా ఎలా ఉంటుందంటే, నేనేం చేస్తానంటే, ఎవ్వరికీ చెప్పనండి. చెప్పకుండా సైలెంట్‌గా ఏ సినిమాకో ఎళిపోతాను. ఆఫీస్‌లో కూడా చెప్పను, ఇంట్లోను.
హ్మ్. <chuckles> ఒక్కరే వెళిపోతారా?
ఆ! ఆఫీస్ టైంలో అయితే ఒకటి. మాములుగా అయితే, మా బ్రదరు, నీను, మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇంకో అబ్బాయుంటాడు. మేం ముగ్గురం ఎళ్తూ ఉంటాం ఎక్కువ మూవీస్‌కి. ఇప్పుడు ఫ్రైడే ఈవెనింగ్ గాని, సండే గాని, ఎళ్తో ఉంటాం మూవీస్‌కి.
ఓకే. అది రొటీన్ లాగా ఫిక్సయిపోయారా? ఖచ్చితంగా మూవీకి వెళ్తాను ప్రతి ఫ్రైడే, సండే అట్లా.
కంపల్సరీ. ఏ ఏ మూవీ రిలీజయినా ఎళ్తాం. అంటే, పెద్ద మూవీసయితే, ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే ఎళ్ళిపోతాం. లేదు, చిన్న మూవీ బావుంది. అంటే మాత్రం, సండే వెళ్తాం. బావుంది, మరీ బానే బా నచ్చిసిందనుకోండి, అప్పుడు ఫ్యామిలీ‌ని తీసుకొనెళ్తాను. ఇలాగ ఈ టైప్ అప్‌లో ఎళ్తాను. నాకు మూవీస్ బాగా ఇంట్రెస్ట్ మాట. సో, ఇది ఫ్ ఈ ఆఫీస్ టైమింగనుకోండి, ఎవ్వరూ ఉండరు. ఆఫ్టర్నూను మ్యాట్‌నీ టైంలోని, నేనొక్కడినే ఎళ్ళిపోతుంటాను.
అబ్బ! సూపరండి. హ్మ్. అబ్బ! హ్మ్. అవును. ఓకే. కొన్నిసార్లు మనకి ఇ ఇంక ఏం చేయాలో తెలియట్లేదు. బాగా ఆందోళనగా ఉన్నా సమయంలో, పేరెంట్స్‌తో కుచ్చోని, కుటుంబంతో కుచ్చోని స్పెండ్ చేస్తే అలాంటి ఆహ్, ఫీలింగనేది ఉండదు. స్ట్రెస్ ఫీలింగ్ కానివ్వండి అంటూ ఉంటారు. మరి ఇది? దీనికేం చెప్తారు?
ఆ టైం అదేన్ ఆహ్, ఖచ్చితంగానండి. ఎందుకంటే, ఇప్పుడూ 2 రకాలు. ఒకటి మనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఇంట్లో ఓళ్ళతో ప్రాబ్లమ్ గానీ, ఏదైనా అనుకోండి. మన ఇంట్లో వాళ్ళుతోనే మాట్లాడాలి. కూర్చొని ఇలా ఉంది సిచ్యువేషను. ఇలాగ నేనొక స్థలం కొనుక్కుంటన్నావనుకుంటున్నాను, కానీ ఎమౌంట్ సరిపోవట్లేదు నాకు. అవి గానీ, లేదంటే నాకు ఈఎంఐ ఎక్కువయిపోయిందని గానీ, సంథింగ్ ఏవో ఒక ప్రాబ్లమ్స్ గానీ, లేదా ఫ్యామిలీలో వేరే ఒక ప్రాబ్లమయిందని గానీ, ఇలాంటివి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చెయాలి. ఈవ్ పని ఒత్తిడి పనౌ ప వర్కుల కోసం, ఆటిలి కోసం మన కొలీగ్స్‌తో డిస్కస్ చెయ్యాలి. సో, ఎక్కడ డిస్కషనక్కడే. ఒకళ్ళది ఒకళ్ళకు చెప్తే కన్‌ఫ్యూజయిపోతారు మొత్తం. ఎందుకంటే, మన ఫ్యా ఫ్యామ్
హ్మ్. అవును. అవును. ఓకే. అవును. ఓకే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తే, వాళ్ళు అదే ఆలోచిస్తా ఉంటారు. ఇంత స్ట్రెస్సుగా ఉంటుందా వీడికి? అయ్యో! అని చెప్పి అవును. <chuckles>
ఆ! ఫస్ట్ మానెయమంటారండి. ఫస్ట్ ఒచ్చే డైలాగేంటంటే, ఎందుకంత స్ట్రెస్ తీసుకోడం మానేయంటారు, చాలా సింపుల్‌గా.
అవును. అంటే, వాళ్ళెలా ఫీలతారంటే, ఎలాంటి ప్రెజరుండకుండా, మనం ఏసీలో కూచ్చొని చేస్తున్నామన్నా భావనలో వాళ్ళుంటారు. మనం ఇక్కడ ఎంత కష్టపడి చేస్తున్నామో వాళ్ళకి ఐడియా అనేదుండదు.
సో ఆ! ఐడియాలు ఉండదు. నెక్స్ట్ ఆళ్ళకి ఐడియా కూడా ఇవ్వకూడదండి. ఎందుకంటే, ఇంక మనకన్నా ఆళ్ళెక్కువ స్ట్రెస్ తీసేసుకుంటరప్పుడు. అమ్మో! ఇంత కష్టపడిపోతన్నామా అన్న మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు. ఇంక మనల్ని కూడా ఏటి మనం ప్ మనకెప్పుడు ఉండదు వర్కు టెన్షను. <smacks lips> అప్పుడప్పుడొస్తూ ఉంటది. వాళ్ళేంటంటే, మనం ఏదో ఆలోసించుకుంటున్నాం, పాపం ఆడికి వర్క్ ప్రెజరెక్కువైపోయి ఆలోసించుకుంటున్నట్టున్నాడని బాధపడిపోతా ఉంటారు. సో, ఇంట్లో వోళ్ళుకు కూడా ఎక్కువ చెప్పకూడదు. స్ట్రెస్సనేది సాధారణం. ఆహ్, కామన్ థింగు, బట్ దాన్ని ఏదో విధంగా మనమే రిలాక్సవుతూ, మనకి మనం సెల్ఫ్‌గా చేసుకోవాలి.
<laughs> అవును. అవును. అవును. <giggles> అసలు చెప్పకూడదు. హ్మ్. అవును. నిజంగా చాలా బాగా చెప్పారండి. ఎలా స్ట్రెస్ తగ్గించ్చుకోవాలి అని మార్గాలు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.